ఫస్ట్ అయితే నేను ప్లేసే చూస్తాను. తర్వాత ప్రైసెస్ కూడా మరి ఎక్కువగా పెట్టేస్తే తినను. దాని బదులు బిర్యానీ కొనుక్కొని తింటే బెస్ట్ కదా! మంచి రెస్టారెంట్‌లో అనిపిస్తది.
హుహు. <giggles> హ్మ్.
ఆ! అంటే ఇప్పుడు మామూలుగా ఒక 200, 150 పర్లేదు గాని కొంతమంది ఫోర్ హండ్రెడ్లు, త్రీ ఫిఫ్టీలు కూడా పెట్టేస్తారు. అవును.
హ్మ్. నిజంగండి. అదంటే విపరీతంగా ఆస్తులడిగేస్తారమాట చాలా మంది.
ఆ! వేస్ట్ గదా! అంటే ఆ ఫుడ్‌కి అంత పెట్టాల్సినవసరం లేదనిపిస్తది. నాకింక మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు గదా! చాలా ఇష్టమండి మష్రూమ్ అంటే.
హ్మ్. ఓకే. ఓకే. ముష్రూమ్ ఫ్రైడ్ రైసాండి?
ఆ! మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తారది. చాలా బాగుంటుందిక్కడ హైటెక్ సిటీ దగ్గర మా హస్బెండ్ తీసుకెళ్లారు. అక్కడ స్పోర్ట్స్ అకాడమీ ఏదో ఉందండి చిల్డ్రన్స్‌ది స్పోర్ట్స్ అకాడమీ ఆ పక్కననమాట కొత్తగా పెట్టారు.
ఓహ్! ఓకే. ఓకే. ఆ! హుహు. ఓకే. ఓకే. ఖచ్చితంగా ట్రై జేయాలండి. నిజంగా ఖచ్చితంగా ట్రై జేయాలి.
ఆ! బండి. హ్మ్. అది చాలా బాగుంది. అక్కడ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్‌గా ఉన్నాయి అందరూ తినేటట్టుగా. 150 వరకు ఉన్నాయి. కానీ చాలా బాగా చేశారు. ఆహ్, హైజీన్‌గా అనిపించింది. ఆహ్, వాళ్ళు మనకి రెస్పెక్ట్ గూడా ఇవ్వాలి మెయిన్ మీరుడిగారు కదా! ఏం చేస్తారని ఇది చూస్తా.
ఓకే. హ్మ్. ఆ! నిజంగా. నిజంగా. రెస్పెక్ట్ ఇవ్వాలి కరెక్టే అండి. అయ్
ఆ! మన మనకేమి వాళ్ళు ఫ్రీగివ్వరు గదా!
హ్మ్. నిజంగండి. అయితే అండి మీ నగరంలో అంటే మీరు ఇందాక వైజాగ్ చెప్పారు ఇప్పుడు హైదరాబాద్ అంటున్నారు. మరి మీరు వైజాగో, హైదరాబాదో తెలియదు. కానీ
హ్మ్. ఆ! మాదైతే వైజాగ్ అండి. వృ <giggles> మా హస్బెండ్ ఉద్యోగపరంగా ఇక్కడ హైదరాబాద్‌కి రావాల్సోచ్చింది.
ఓకే. ఓకే. ఓకే. అద్భుతమండి. అయితే మీ వైజాగ్‌లో అది తప్పగా ఆహ్, రుచి చూడాల్సిన స్ట్రీట్ ఫుడ్ ఏంటి అని అంటారు?
హ్మ్. అక్కడ స్ట్రీట్ ఫుడ్ అక్కడ నిజం చెప్పాలంటే, ప్రతీదీ బావుంటుందనిపిస్తదండి బ్రెడ్ బజ్జీ చాలా బావుంటుంది. నాకక్కడ ఇక్కడ చూసా ఇక్కడ పకోడీ షాపులు చాలా తేడా ఉందన్నమాట. ఇక్కడ అసలు బజ్జీకి గాని, పకోడీకి సమోసాలకి చాలా తేడా ఉంది. అక్కడ ఫుడ్‌తో పోల్చితే నన్నడిగితే ఈ బ్రెడ్ బజ్జి ఆ! వైజాగ్‌లోనే బాగవుందండి. వంకాయ బజ్జీ చేస్తారు. మా ఎగ్ బోండా చేస్తారు. అందులో కర్రీస్ కూడా పెడతా ఉంటారు. డిఫరెంట్, డిఫరెంట్‌గా చేస్తారు వాళ్ళు.
హుహు. హ్మ్. హుహుహు. ఏ అక్కడ బాగున్నాయ అండి? అవి వైజాగ్ ఎక్ హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హుహుహు. పోనీలెండి. అద్భుతమండి. అంటే స్ట్రీట్ ఫుడ్స్‌లో మీ మొట్టమొదటి అనుభవమేంటి అంటే పానీ మీరు మొట్టమొదటిసారి మీ స్నేహితులు చెప్తే తిన్నారు పానీపూరి. అక్కడ నుంచి మీ అనుభవం మొదలుపెడితే నూడిల్స్ నుంచి తీస్కొని మంచూరియా నుంచి తీస్కొకోండి అంటే, మీకు ఫుడ్ పట్ల మీకున్న నోలెడ్జ్ అంటే అజినమోటో సాల్ట్ ఉప్పు ఎంత హానికరము మన శరీరానికి అని చెప్పి, ఇంకా మీకు పునుగులంటే ఇష్టమని చెప్పారు. చాలా బాగా అనిపించిందండి మీతోని మాట్లాడి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలండి.
హ్మ్. అవునండి. హుహు. అవును. నాకు కూడా నా అనుభవాలనన్నీ మీకు పంచుకున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉందండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
<chuckles> ధన్యవాదాలండి.

హ్మ్.
ఇంక కాలేజయిపేయింది. ఇంక బయటకొచ్చాక ఇంకా, ఆకలేస్తుంటది గదా! ఒక్కో
అంటే, అప్పుడు మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులందరూ గలిసి మీమ్ మీకలవాటు జేసేశారనమాట స్ట్రీట్ ఫుడ్డనేది. ఓకే.
హ్మ్. అలవాటు చేశా ఆ! ఇదే అలవాటు చేశారు. ఇంకొకటి నూడిల్స్ కూడా అండి. చాలా ఎక్కువగా అలవాటు చేశారు.
హుహు. అబ్బో! అసలు బండి నూడిల్సా అండి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్డా?
ఆహ్, ఆ! చైనీస్ ఫాస్ట్ ఫుడ్డు, చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది, ఫాస్ట్‌గా కూడా మరి మంచిది కాదని తెలుసు కాకపోతే, ఈ వీళ్ళుంటారే టెంప్ట్ చేస్తారు, "ఏ, ఒకసారికేం కాదు ఇక్కడ చాలా నీట్‌గా చేస్తారు"
అయ్యయ్యో! <laughs> హుహు. అవునండి.
<smacks lips> అంటే, ఈ స్ట్రీట్ ఫుడ్ ఇష్టమున్నప్పడికీ ఎక్కడ బడితే అక్కడ తినకూడదని కూడా తెలుసుకున్నా అనమాట.
హ్మ్. నిజంగా. నిజంగండి. అయితే అండి, మీకూ ఈ ఫస్ట్ టైమ్ పానీపూరి తినడం వల్లో, లేకపోతే ఆహ్, నూడిల్సనేదో చెప్పారు గదా! అది తినడం వల్లో అంటే, మీ స్ట్రీట్ ఫుడ్‌తో మీ మొట్టమొదటి అనుభవం ఎలా జరిగిందండి? అంటే మీ ఆరోగ్యపరంగా గానివ్వండి ఎలాగైనా?
హ్మ్. హ్మ్. మొట్టమొదటి అనుభవమైతే నిజంగా కడుపులో తిప్పిందండి. పానీపూరి తిన్నక ఆ వాటరేదో ఎసాడు కదా! పుల్లగా ఉందనమాట. ఏవో హ్మ్, కలిపేశాడండీ, ఇంగువ పౌడరో, ఏదో ఎక్కువ వేసేశాడు. దాని వల్ల చిరాకుగా అనిపించిందనమాట. ఇంకప్పుడు నుంచి కొద్దిగా పానిపూరికైతే దూరంగానే ఉంటానేను. అంటే
హ్మ్. అయ్యయ్యో! ఆ! ఆహా! అంటే, అప్పడనుంచే ఎప్ ఒకసారి గూడా తినలేదా అండి మీరు?
ఆ! మా హస్బెండ్‌తో తిన్నాను, కాకపోతే పరిసరాలిని చూసి తినేదాన్ననమాట. నీట్‌గా ఉందా? వాడు చేతికి వేస్తాడు గదా! గ్లౌజెస్ ఎసుకున్నాడా? లేదంటే కవరేసుకున్నాడా? ఎంత మనం చూసినా మనం పక్కకెళ్ళాక చేతులు పెట్టేత్తారనుకోండి, కాపోతే మన ముందైనా నటించాలి గదా!
హుహు. ఓకే. ఓకే. హ్మ్. ఇంట్లో ఆ! ఆ! ఆ! అన్ <laughs> నిజంగా, నిజంగండి. అయితే మనమూ ఇప్పుడూ మీరు చూశారంటే, ఆహ్, కొంచెం పానీ పూరె తీసుకున్నామంటే, మరీ రోడ్డు మీద దొరికేది కాకుండా కొంచెం మంచి రెస్టారెంట్‌లో, కొంచెం మంచి కేఫే‌లో అట్లాంటి వాటిల్లో తింటే బావుంటదనంటారనమాట?
హ్మ్. హ్మ్. ఆ! నిజమేనండి. ఇలా అయితే పర్వాలేదు, కొంచెం వాళ్ళు హైజీనది మెయింటైన్ చేస్తారు, హె చేతులెలా బడతే పెట్టెయరు. మెయినసలా ఏ ఆనారోగ్య సమస్యలు రాడానికైనా కారణం నీరు. ఆ నీరు వాళ్ళు మంచిది వాడకపోయారనుకోండి, చాలా ప్రాబ్లమ్స్. మీరు చెప్పినట్లయితే ఇలాంటి వాటిలో కొంచెం ఈ కెఫేస్‌లో మంచీ నీరే ఉపయోగిస్తారు. ఏ రోడ్డు మీదయితే, ఏ బోరింగ్ నిరో తెచ్చి ఎసేస్తారు.
హుహు. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. ఆ! నిజంగండి. అయితే అండీ, ఆహ్ హ్మ్. <giggles> నిజంగ, నిజంగండి. అసలు నీళ్ళా లేకపోతే కాదని గూడా అనిపిస్తదనమాట చాలా సార్లు. అయితే అండి, ఆహ్, అప్పుడు మీరు తిన్న పానీపూరి, అంటే ఆ ఫ్ ఆ ఫుడ్డు రుచి, అ అప్పుడు ఎలాగనిపిచ్చిందో, ఈ ఇటీవల కాలంలో మీరు పానీపూరి తినే ఉంటారనమాట. రీసెంట్‌గా ఎప్పుడు తిన్నా అప్పుడు, అంటే, అప్పడికి, ఇప్పడికి ఏవైనా టెస్ట్ మారిందంటారా?
హుహు. హ్మ్. హ్మ్. తిన్నా, తిన్నా అండి.